మన దైనందిక జీవితంలో, ప్రతి ఒక్కళకి కొన్ని అలవాట్లు, కొన్నేమో హాబీలు ఇలాంటివి ఉంటాయండి. కొంతమందేమో అవతల వాళ్ళని చూసి, కొన్ని హాబీలేమో అలవాటు చేసుకుంటుంటారు. ఉదాహరణకి, మన సపోజిప్పుడొక మొక్కలకి నీళ్ళు పోయడమని, వాటిచ్చేయడం, ఇలాంటివన్నీ కొత్త కొత్తగా ఉంటాయండి. అవి నేర్చుకొని జేస్తుంటారు. అలాంటివి మీకు కొన్ని నిమిషాలే పని పని జేసేటువంటి కొన్ని నిమిషాల పాటే అనమాట. రోజు అలవాట్లు అటువంటివేమైనా ఉన్నాయా?
హుహు. అవును. అవును. హుహు. అవును. హుహు. తప్పకుండా. పని, కుటుంబం, రెస్పాన్సిబిలిటీస్ మధ్యలో నాకు కూడా కొన్ని అంటే చిన్న, చిన్న హాబీసు చాలా ముఖ్యమనిపిస్తూ ఉంటుంది. ఒక ఉపసమనంలాగా, పని జేస్తుంది. పూర్తిగా గంటలు గంటల సమయం లేకపోయినా, రోజుకి కొన్ని నిమిషాలు <smacks lips> అంటే ఒక కొంతసేపు ఆహ్, ఒక దానికి మనం కేటాయిస్తే టైము, ఆ ప్రయత్నం చేస్తూ, ఆ హాబీని మనం నేర్చుకోచ్చు. ఇప్పుడు మెయిన్ హాబీసుంటాయి నాకు. డాన్సుంటుంది, నేను వంటలు జేస్తాను, స్విమ్మింగ్గు, ఇలా చేస్తూ ఉంటాను నేను. ఇలా పెద్ద పెద్ద హాబ్బీసుంటాయి. క్రాఫ్ట్ వర్క్ చేస్తాను. ఆహ్, లాంగ్వేజెస్ లే నేర్చుకుంటూ ఉంటాను. ఆ! వీటి నుంచి ఒక చిన్న హాబీ అంటే ఒక కొన్ని కొంచెం టైంలో కొత్త హాబీ కూడా చోటివ్వాలనేది నాకు ముఖ్యంగా అనిపిస్తూంటుంది. ఇప్పుడు పూర్తిగా ఫ్రీ టైం సెర్చ్ చేసినప్పుడు హ్మ్.
అయితే ఇప్పుడు మీరు రీసెంట్‌గా అటువంటి హాబీ ఏదైనా అలవాటు జేస్తున్నారా? దాని గురించి కొంచెం డీటెయిల్డ్‌గా చెప్పగలుగుతారా?
హ్మ్. ఆ! నేను ఆ! హ్మ్. ఆహ్, అంటే చాలా 1, 2 చెప్పలేను. ఆహ్, నేనొక 3, 4 కొత్త కొత్త హాబీసు ఆహ్, చిన్న, చిన్నయి అలవరచుకుంటున్నాను. తమిళ్ నేర్చుకుంటున్నాను ఒక లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్‌లో. ఒక రోజుకొక 15 నిమిషాలు, 20 నిమిషాలు తమిళ్ వాళ్ళతో మనం తమిళ్ మాట్లాడితే ఆ భాష మనకొస్తుంది. ఎందుకంటే అండి ప్రపంచ వ్యాప్తంగా మొదట భాష వరల్డ్‌లో ఓల్డెస్ట్ లాంగ్వేజ్ తమిళ్ అండి. సో, ఆ త హ్మ్.
అంటే ఇప్పుడు మీరు తమిళ్ నేర్చుకోవడం అన్నది ఒక హాబీ అనేసి పెట్టుకున్నారు. అంటే మీ చుట్టుపక్కల కమ్యూనిటీలో ఏమన్నా తమిళ్ వాళ్ళున్నారు. వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలనా మీ ఉద్దేశ్యం?
అవును. ఖచ్చితంగా లేరు. అదే చెప్తున్నాను. ఆ భాష యొక్క ప్రాముఖ్యత ప్రపంచంలోనే ఓల్డెస్ట్ లాంగ్వేజు, అది కాక టఫెస్ట్ లాంగ్వేజ్ అని దాని మీద ముద్ర ఉంది. ఏ కొన్ని ఏళ్ళ తరబడి ఆ!
ఆ! ఓకే. అంటే ద్రవిడియన్ కల్చరు దాని గురించి ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే వాటి కల్చర్ తెలుసుకోవాలని మీ ఉద్దేశ్యం అయ్యుంటుంది. అంతే కదా?
అవును. హ్మ్. ఆ! ఖచ్చితంగాను. అంతేను. అలాగా మనకి ఒక భాష మీద ప్రాముఖ్యత, ఆ భాషా కష్టమా? ఈజీయా? అనేది మాట్లాడితేనే తెలుస్తుంది కాబట్టి, రోజుకి కొంతసేపు నేను తమిళ్ నేర్చుకుంటున్నాను. అలాగే కాంటెంపరరీ అనే ఒక డాన్స్ ఫార్మ్ ఉంది. ఆ డాన్స్ ఫార్మ్‌ని నేర్చుకుంటున్నాను. నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం. రకరకాల డాన్స్ ఫార్మ్స్ ఉంటాయి. క్లాస్ ఉంటుంది. మాస్ ఉంటుంది. ఫ్రీస్టైల్ ఉంటుంది. అలా అన్ని రకాలు చేశాను. మోహినియాట్టం చేస్తాను. ఆహ్, క్లాసికల్ వెస్ట్రన్ అన్ని చేశాను. కాంటెంపరరీ అనేదేంటంటే, కొంచెం వెస్ట్రన్ టైప్ ఆఫ్ స్టైలు ఈ సాల్సాలాగా కాంటెంపరరీ మన బాడీని, మైండ్‌ని, సోల్‌ని మొత్తం కలిపి మనం డాన్స్ రూపంలో ప్రజెంట్ చేస్తామనమాట. అంటే ఒక ఫ్రీ స్టైల్‌గా మనం మన పూర్తి బాడీని గాలిలో, మనం అటు, ఇటు మొత్తం అంటే ఇంకా ఒక అన్ అద్ ఒక హద్ హద్దు లేకుండా చక్కగా చేసే డాన్స్ కాంటెంపరరీ. హ్మ్
ఓకే. ఇప్పుడు మీరు చెప్పారు ఒక కాంటెంపరరీ డ్యాన్స్ ఇది అని. దానివలన ఏమన్నా ఆరోగ్యంకి సంబంధించి మనకేమన్న బెనిఫిట్స్ ఉంటాయా? ఇప్పుడు కొ ఉదాహరణకి, అదేదో డ్యాన్స్ ఉందండి. దాన్ని జుంబా డ్యాన్స్ ఏవో కొన్ని కొన్ని చేస్తేనేమో బాడీ వెయిట్ తగ్గడం, ఇలాంటివి. అలాగా డ్యాన్స్ వలన ఆరోగ్య పరమైనటువంటి మనకి చేకూరేటువంటివేమిటి ప్రయోజనాలు?
హ్మ్. ఖచ్చితంగా ఉంటుంది. జుంబా అంటారు. అవును. అంటే ఈ యాక్టివిటీ ఫిజికలాక్టివిటీ కిందకొస్తుంది. కాబట్టి డాన్సు, జూంబా, గేమ్సు శారీరక శ్రమ గలిగించే యాక్టివిటీ కాబట్టి, దీనికి ఆరోగ్యకరమైన బెనిఫిట్సుంటాయి. క్యాలరీస్ బర్నవ్వడమో, అలాగే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. కాంటెంపరరీ‌లో మన ఎముకులు, కీళ్ళు, కాళ్ళు ఎక్కడైనా పట్టేసినా ఫ్లెక్సిబులిటీ ఉంటుంది. రేంజ్ ఆఫ్ మోషనంటారండి. ఆర్‌ ఓ ఎ‌మ్.
అంటే ఫ్రీ ఆ! రేంజ్ ఆఫ్ మోషన్. ఫ్రీ మూమెంట్ అది బాడీ ఉంటుంది. జాయింట్స్ అన్నీ పర్‌ఫెక్ట్‌గా ఉంటాయ. ఆ!
హ్మ్. ఫ్రీ మూమెంటుంటుంది. అరే హ్మ్. చక్కగా మూమెంట్సు, చక్కగా న్యాచురల్‌గా ఉంటాయి. అదే ఆహ్, నార్మల్‌గా సాధారణమైన వ్యక్తులకి ఆ రేంజ్ ఆఫ్ మోషన్ తక్కువుంటుంది. ఎందుకంటే, ఫ్లెక్సిబులిటీ ఉండద్దు కదా! వాళ్ళు చేసే పనులలో. యాక్టివిటీ వల్ల, ఒక ఫ్లెక్సిబులిటీ అనేది ఏర్పడిపోతుంది. ఆ! మనం ఫోన్స్ స్క్రోల్ చేసుకుంటాము గంటలు గంటలు కూర్చొని. ఆ టైంలో ఇలా చిన్న చిన్న హ్యాబిట్సు, చిన్న చిన్న హాబీసు నేర్చుకోవడం వల్ల చాలా బెనిఫిట్సుంటాయి. ఆరోగ్యపరంగా హ్మ్.
అవునవును. కరెక్ట్. అయితే, మీరు ఇందాకా తమిళ్ నేర్చుకుంటున్నాం అన్నారు. మనకి తమిళ్‌కి తమిళకిను, తెలుగుకి ఏమిటిి ప్రత్యేకమైనటువంటి డిఫరెన్సేమైనా చెప్పగలరా? మీరు నేర్చుకుని దాంట్లో అబ్జర్వ్ చేసినటువంటివేమిటో చెప్పగలరా? అంటే ముఖ్యంగానేంటంటే, ఆ అక్షరాలు అక్కడ మనకి లేనివి, వాళ్ళకున్నవి. వాళ్ళ దగ్గరున్నవి, మనకులేనివి ఇటువంటివేమన్నా చెప్పగలరా ఆ డిఫరెన్స్?
అవును. హ్మ్. ఉంటుందండి. ఆ! అక్షరాలు. అంటే ఆ! ఉందండి. ఒక ఇప్పుడు తెలుగులో మనం ఉచ్చారణ చాలా స్పష్టంగా క్లియర్‌గా ఉంటుంది. ఇప్పుడు ఆహ్, 'నువ్వు చాలా అందంగా ఉన్నావు' అనే పదం చాలా చాలా స్పష్టంగా మనం మాట్లాడయేచ్చు. కానీ అక్కడ వాళ్ళు నీ రొంబ అలగార్క్, అలగార్క్ అనే నాలుకని ఇలా...
ఓహ్! అలా నాలుకనేమో మడత పెడతారనమాట. హ్మ్. అదే.
మడత బెడతారు. ఆ! ఆ! ఆక్‌నే కొళంబ్ కొళంబ్ అంటారు.
ఆ! మూర్ కొళంబన్సంటారు. ఆ! అది.
ఆ! కొళంబ్ అలాగా వాళ్ళు మాటల్లో అన్ అంటే సాధారణమైన మాటలు, సాధారణమైన భాషల్లాగా ఉండవు. నాలుకని మెలికేసి, ఒక మాటని మింగినట్టు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. కొంచెం కష్టతరంగా ఉంటుంది మొదట్లోను. తర్వాత తర్వాత అది అలవాటవుతూ ఒస్తుంది. భాషలో అంటే మొదట్లో ఆంధ్ర వాళ్ళు అందరూ చె చెన్నై, ఆంధ్ర కలిసుండేది కదండీ! తమిళు, తెలుగు కలిసి ఉండేది. మరప్పట్లో ఉన్న వాళ్ళకి
అవును. అవునవును. అప్పుడు జ మద్రాస్ ప్రావిన్సని ఉండేది అప్పుట్లో. ఆ!
ఉండేది. హ్మ్. మరిప్పట్లో అందరికీ చాలా ఈజీగొచ్చేసేది. నెల్లూరు బోర్డర్‌లో ఉన్న వాళ్ళేంటి. అటువైపు పొ పుత్తూరు, హ్మ్. ఇటువైపున్ చిత్తూరు, పుత్తూరు. ఆ! వీ వీటివ వీళ్ళందరికీ చక్కగా ఈజీగొచ్చేసేది. ఎందుకంటే, అక్కడ వాళ్ళుక్కడికి, ఇక్కడికి వాళ్ళుక్కడికి తిరుగుతూ ఉంటూ, అక్కడ స్కూల్ చదువుతూ ఉండేది. ఇప్పుడలా కాదు. ఇప్పుడు ఎవరిది వాళ్ళకయిపోతుంది. సెపరేటయిపోయింది. తెలుగు వేరు, తమిళ్ వేరన్నట్టయిపోతుంది. భాష నేర్చుకోవడం తేలికగా లేదు. సులభతరంగా లేదు. కాబట్టి, మనం కొన్ని ఎఫర్ట్స్ పెట్టాలి. కొంచెం ఎఫర్ట్స్ పెట్టుకొని, రోజుకింత సేపు అన్నట్టు, ఆ భాషని మనం నేర్చుకోగలగాలి. అలాగే ప్రెషర్ లేకుండా ఎంజాయ్ చేయాలి. అయ్యో! టైమయిపోతుంది, 10 రోజులయిపోయింది, 20 రోజులయిపోయింది. నాకింకా రాలేదే అన్న ప్రెజర్ లేకుండా ఇష్టంతో చేయాలి. ఏదైనా.
ఆ! చిత్తూరు, చిత్తూరు జిల్లా ఏమో అటు బోర్డరు. మూమెంటుంటుంది కనక. ఇంకోటి మీ హాబీల్లో ఇందాక చెప్పారు. ఏంటంటే, వంటలు కూడా అని. ఆ వంటల్లోనేంటంటే, ప్రత్యేకంగా అంటే మీరు రోజు ఏదైనా కొన్ని నిమిషాలు స్పెండ్ చేస్తారా? లేదా వీక్‌లీ ఏదైనా స్పెషల్ తయారు చేయడం అలాంటి దాంట్లో ఇన్‌వాల్వవుతారా?
హ్మ్. అవునండి. హ్మ్. అంటే నేను ఆహ్, రోజూ జేస్తాను సాధారణమైన వంటలు. కానీ కొన్ని స్పెషల్ వంటకాలకి మధ్యలో కొంచెం టైమిస్తున్నానండి. కాంటినెంటల్ క్విజీన్సంటారు. కాంటినెంటలంటే ఈ అమెరికా, ఆహ్, ఇలా కాంటినెంటల్ కంట్రీస్, ఫారెన్ కంట్రీస్‌లో ఉండే క్విజీన్సుంటాయి. ఈ స్పగేటి
అవునవును. అవును. అక్కడ అలవాట్లు ఏముంటాయో అవి తెలుసుకుని చేస్తారనమాట. ఓకే.
హ్మ్. ఆ! వైట్ సాస్ పాస్తా, కుకీస్ చేయడము, కుకీస్‌ని బేక్ చేయడము. వైట్ సాస్ పాస్తా, ఏంజిల్ హెయిరుంటుంది. రెవియోలీ, సెటు చీనీ. ఆ! ఇలా రకరకాలవి ఆ పేరులుతో పిలుస్తూంటారు. వాటిల్
ఆ! ఏ ఇందాకేదో అన్నారు? కెపచ్చీనో ఏదో అన్నారేంటది? <chuckles> ఎహ్ అంటే నా ఓహ్! కపేచుని కాదు. రెపేచుని. ఓకే. కెపాచునీ అంటే అదేదో ఒక కాఫీ అనుకుంటానది. కెపాచునీ అన్నది.
స్వెటూ, ఫెట్ ఫెటు చీనీ. అంటే పాస్త కిందకొస్తుందండి. సెటూ చీనీ. రావియోలీ. ఆ! క్యాపచీనో అది వేరండి. క్యాపచీనో అంటారు దాన్ని కాఫీ ఆ క్యాపచినో కాఫీ కిందకొ
ఆ! అది వేరు. ఓకే. ఆ ఆ ఇది రెపలేచుని ఇది. ఆ! అదెలా చేస్తారండి?
ఆ! ఇది ఫే ఫే ఫెటు చీనీ అండి ఇది. ఫెటు చీనీ. అంటే దీనికొక సాస్ ప్రిపేర్ చేసుకుంటా. దీన్ని ఉడకబెడతారు. పాస్తా ఎలా ఉంటుందో అలాగా, దీన్ని నీళ్ళలో ఉడకపెట్టుకొని, నీళ్ళని మొత్తాన్ని వడగట్టేసుకొని, పక్కన బెట్టేసుకుంటారు. ఒక సాస్ చేసేసి, ఆ సాస్‌లో వీటిలిని ఎసేస్తారు. చాలా తేలిగ్గయిపోతుంది. సాస్‌లో వీటిలినేసేసి, చక్కగా అది జివటగా చూడ్డానికి జూసి, జూసీగా కనిపిస్తుంది. జుర్రు జుర్రున జుర్రేస్తారు.
ఆ! ఓకే. ఓకే. అంటే అదేదో మైదా, మైదాతో ప్రిపరేషనయిందా అది? మీరందులో మెయిన్ రా మెటీరిల్?
అంటే మైద బ అయిద్ దేనితోన్నా చేయొచ్చు. కానీ అక్కడ వాళ్ళందరూ ఈ మైదాతో చేయరండి. ఆ కొన్ని కొన్ని మైదాతో కూడా చేస్తారేమో మరి నాకైతే తెలీదు కానీ, గ్లూటన్ ఫ్రీ అంటారు. గోధుమలతో గో గ్ గోధుమలలో గ్లూటనుంటుంది. కదా! గ్లూటెన్ లేకుండా గ్లూటెన్ ఫ్రీ అనే ఫ్లౌరుంటుంది. ఆ ఫ్లౌర్‌తో వాళ్ళు రెడీమేడ్‌గా అమ్ముతారు వాటిలిని చేసేసినవి. దాన్ని మనం ఉడకబెట్టుకుంటేను, ఇప్పుడు సేమ్యాలెలా ఉంటాయి మనకీ, వాటిలినెలా ఉడకపెట్టుకుంటాం అలా ఇలాగా ఈ ఫెటు చీనీ, రావియోలీ, స్పగేటి. హ్మ్. ఆ! ఏంజలు హెయిరు.
ఓకే. ఓకే. ఆ! అవునవును. ఓకే. ఆ! అవునవును. ఆ! స్పగేటి. ఆ! ఆస్
స్పగేటి అంటే నూడుల్స్‌లా ఉంటాయి బారు బరుగా పుల్లల్లాగాను.
అంటే ఆ! యాక్చవల్‌గా మీరు జెప్పింది ఆ స్పగేటీ అన్నదేమో అది వీట్ ప్రోడక్టది. <sniffs> అయితే వీటిలో మరి గ్లూ గ్లూటినేమన్నా సెపరేట్ చేస్తారు. సెపరేట్ చేయడం అన్నది మాములుగా కష్టం అది. ఓకే. ఆ స్ప ఆ స్పగేటీ ఆ!
అవునండి. ఉంటుందండి. ఉంటుంది. ఆ! వీటితో చేసినయుంటుంది. అండ్ కాస్ట్‌లీ ఉంటుంది. గ్లూటెన్ ఫ్రీ అయితే కాస్ట్‌లీ ఉంటుంది. సాదా సీదాగా నార్మల్ వీట్‌తో ఉండేది కొంచెం తక్కువ రేటుంటుంది. మైదాతో చేసేది ఇంకా తక్కువ రేటుంటుంది.
అవును. అవును.
అహ! అలా స్వగేటీలాగుంటుంది. అలా రోజు కొంచెం సేపలాంటి ఏదొకటి కప్ కేేక్ చేయడమొ, కుకీస్‌ని బేక్ చేయడమొ, ఇలాగేదైనా పాస్తా నేర్చుకోవడమొ, లేకపోతే ఫ్రెంచ్ టోస్ట్ ఎలా చేయాలి, లేకపోతే పొటాటో వెడ్జెసంటారండి. పొటాటోని 4 బద్దలుగా కోసి దాని చక్కగా దానికి కావాల్సిన పౌడర్ మిశ్రమం ఎసి
ఆ! అవును. అంటే ఆహ్, ఫింగర్ ఆహ్, పొటాటో అదే ఏ ఏదో ఫింగర్సంటారు. ఏంటది? ఫింగర్ షేప్‌లో ఆ! ఫ్రెంచ్ ఫ్రైస్. ఆ!
ఫ్రెంచ్ ఫ్రైస్. ఫ్రెంచ్ ఫ్రెంచ్ ఫ్రైసు వేరుంటుంది. ఈ పొటాటో వెడ్జెసంటే, మొత్తం ప్రాసెసొకటే ఉంటుంది. కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ సన్నగా, పొడవుగా ఉంటాయి. ఈ పొటాటో వెజ్జెస్ కొంచెం లావుగా, అంటే ఒక చెక్క 4 చెక్కలు చేస్తే జాంకాయినెలా ఉంటుంది? ఒక బంగాళదుంప నాలుగు చెక్కలు చేస్తే ఎలా ఉంటుందో ఆ షేప్‌లో ఉంటాయి. ఆ! అలా ఈ పొటాటో వెడ్జెసు ఇలా. కాబట్టి రోజు కొన్ని నిమిషాలు హాబీలు నేర్చుకోడానికి కొంచెం టైం మనం కేటాయిస్తే, చాలా చక్కగా రకరకాల అలవాట్లి‌ని మన జీవనశైలిలో ఆహ్, కొ ఆహ్, జత చేర్చి, మంచిగా అన్ని స్కిల్స్‌ని నేర్చుకోవచ్చండి. ఈ విషయం గురించి మాట్లాడడం నాకు చాలా సంతోషం.
అవునవును. అవునవునవును. ఆ! ఓకే. అవును. చాలా సంతోషమండి. చాలా విషయాలు పంచుకున్నారు. నాకు తెలియని ఎన్నో విషయాలేమో తెలుసుకోడం జరిగింది. ముఖ్యంగానేంటంటే, మీ డ్యాన్స్ ప్రక్రియలు, మీరు తమిళ్ నేర్చుకున్నటువంటి విధానము, ఆ తమిళ్‌కి, తెలుగుకి ఉన్నటువంటి ప్రత్యేకా డిఫరెన్స్ వ్యత్యాసాలేమిటిి. వీటన్నిటి కంటే మించి, ఎక్కువగా నన్ను ఇంప్రెస్ చేసినటువంటిదేంటంటే, ఆ వంటలేవో చెప్పారు, అది నేను కాంటినెంటల్. <sniffs> ఆ కాంటినెంటల్ రెస్‌పీస్‌ ముఖ్యంగాను ఆ స్పగేటీ చేయడం, తర్వాత రెపైచినో ఏదో అది, <sniffs> తర్వాతనేమో ఫ్రెంచ్ ఫ్రైసు, ఇవన్నీ జూస్తుంటే నోరూరిపోతుంది. ఆ! చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందండి. మీతోటి పంచుకోవడం ఇవన్నీను. <sniffs> చాలా సంతోషం ధన్యవాదాలండి.
తప్పకుండాను. అవును. అవును. అవును. వ్యత్యాసం. హ్మ్. <chuckles> అవును. స్పగేటి. అవును. అవును. <chuckles> తప్పకుండాను. చాలా సంతోషం. ధన్యవాదాలు.